అందరికి మంచి ఎ హ్మ్, వంట అంటే అన్ అన్నిటికన్నా రుచికరమైనటువంటి వంట అంటే, అమ్మ చేతి ముద్దంటండి. అమ్మ పెట్టేటువంటి వంట అంత బాగా ఇంకేది ఉండదంట. అదేదో సినిమాలో 'వేణు' గారు కూడా చెప్తారు. ఆహ్, ఈ మాట. హ్మ్, మీరు మీకు గుర్తున్నంత వరకు, మీరు మొదట తిన్న వంట గురించి చెప్పండి. తరువాత మీరు చేసిన వంట గురించి కూడా చెప్పండి.
అవునండి. అవును. నేను మొదట్ మొదటి తిని తిన్న వంటైయితే చిన్నప్పటి నుంచి మా మమ్మీ పెట్టినవే <chuckles> ఆబ్వియస్లీ. ఏంటంటే, మామూలుగా మన ఇండియన్ ఫుడ్సే కదండీ! ఆహ్, మాకేంటంటే చిన్నప్పటి నుంచి కూడా, పెద్ద చిన్న పిల్లలున్నారు కదా అని స్పెషల్‌గా ఏమీ చేసింది లేదు. వాళ్లేం తింటే అదే పెడతారు. ఇంకోటి ఏంటంటే, మేము 3 ఇయర్స్ నుంచే టీ తాగినాము. నేను, మా అన్నయ్య. ఎందుకంటే వాళ్లు టీ పెట్టుకుంటారు కదా పెద్దవాళ్లు. తల్లిపాలు కాగానే ఆహ్, నార్మల్ పాలు ఇంట్రడ్యూస్ చేస్తారు కదా! కాంప్లానో, బూన్ బూస్టో ఇలాంటివి ఏమీ పెట్టలేదండి మాకు. డైరెక్ట్‌ టీ ఇచ్చేసారు మాకు. మేము టీ తాగి పెరిగామన్నమాట. మేమడిగాము ఒకసారి, ఏంటి అసల మాకసలు పాల్ పాలనే తెలియదు మాకు లైఫ్‌లో, అయితే మా డ్యాడీ అన్నారు మేము చాలా టాల్ నేను, మా అన్నయ్య. "మీకేమీవ్వకుండా టీ ఇస్తేనే మిల్ మీరిలా ఉన్నారు. ఏ కాంప్లాన్‌లో, హార్లిక్స్‌లో ఇస్తే <chuckles> ఇంకెంత వెళ్లిపోయేవారో హైట్!" అని అలా అన్నమాట. యాహ్! మేము మాకు తిన్న జ్ఞాపకాలైతే ఏమీ లేదండి. ఇంట్లో ఎక్కువ పెట్టేవాళ్లు. ఇంకా బ్ అప్పుడప్పుడు మంచిగా సండే, సండే బయట తిప్పేవాళ్లు. బయట ఫుడ్డు. అప్పట్లో అంతేముండదు అని కాదండి. ఏదో ఇంటి దగ్గరున్న బేకరీలో ఏదో ఇప్పించడమో, లేదంటే మహా అంటే ఇంకా హయ్యెస్ట్ లగ్జరీ అంటే అప్పట్లో బిర్యానీ. బిర్యానీ తీసుకొచ్చి ఇంట్లో తినడము. అంతే. పోయి తినడం కూడా తెలీదు రెస్టారెంట్లకి వెళ్లి. సో, అలా అలాగా బిర్యానీ తెస్తే అదే పండగన్నమాట మాకు. ఎలా అంటే, మంచి రిజల్ట్సొచ్చి మంచి ర్యాంక్ తెచ్చుకుంటే బిర్యానీ. లేదంటే అలా ఏదన్నా మంచి సంతోష క్షణాల్లో అలా షేర్ చేసుకొని, ఎంజాయ్ చేసేవాళ్లము. అయితే, నాకు వంటగదికి అంత సంబంధం లేకపోయేదన్నమాట. అసలు ఒక ప్లేట్ తీసుకోవడానికి తప్పితే, నాకు ఇంకా వంటగదిలో ఏం పని ఉండేది కాదు. అంత అసలు రాదన్నమాట. అయితే ఒకసారి అప్పట్లో ఈనాడు పేపరొచ్చేది అండి. ఈనాడులో మాగజైన్సొచ్చేది. ఈనాడు బుక్కు. పుస్తకమొస్తది సండే. సండే వచ్చినప్పుడు. అభిరుచి అనే పేజ్‌లో, ఫొటోస్ పెట్టి వాటికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం 2 తెలుగులో రాసి పెడతారక్కడ. నేను చదివేదాన్నది. ఇంకా చదివి ప్రతిసారి ఏదో ఒకటి చేయాలి, చేయాలి అనుకునేదాన్ని. కానెప్పుడూ కుదరలేదనమాట. ఒకసారి అయితే, నేను చాలా ఖచ్చితంగా అసలు నాకేమీ తెలీదు, ఒక స్టవ్ వెలిగించడం, సిమ్‌లో పెట్టడం, <chuckles> పెద్దగా పెట్టడం అవి కూడా తెలీదన్నమాట. బేసిక్ థింగ్స్. అయినా కూడా, నేను చేస్తా, నేను చేస్తా అని చెప్పి అదేదో పనీర్ మసాలా అని ఫొటో ఇచ్చారు. చూడడానికి చాలా బాగుందనమాట. అయితే మా వాళ్లకి పనీరంటే కూడా ఏంటో సరిగ్గా తెలియదు. అప్పట్లో ఏంటంటే కూరగాయలు, నాన్ వెజ్జు. హ్మ్.
ఆ! హ్మ్. హ. ఆ! అవును. హ్మ్. అవును. హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! ఆ! ఆ! ఆ! అవును. ఓహో! ఆ! అవును. హుహు. ఆహా! అంటే ఈ వంటకం శాఖాహారమేనండి? మీరు చేసింది ఆహ్, వెజిటేరియనేనా?
శాకాహారమే అండి. పన్నీరు, పన్నీరు. నార్మల్ పన్నీర్. ఆ! వైట్ కలరుంటది కదా! హ్మ్. అయితే మా డ్యాడీకి ఫోను చేసినా ల్యాండ్ లైనుండేటప్పుడు. ఆహ్, వాళ్ల ఆఫీసు నంబర్‌కి ఫోను చేసి, నాన్న, వచ్చేటప్పుడు పనీర్ తీసుకొస్తావా, అంటే, "అసలు అది ఏంది, మనం ఎప్పుడు తినము కదా!" అంటే, ఆ! బే అట్లా బేకరీస్‌లో వాళ్లమ్ముతుంటారు. కొంచెం, ఒక కొంచెం అన్న తీసుకురా అంటే, ఏదో ఇలా చేసి మ డ్యాడీ తీసుకొచ్చారు పన్నీరు. అయితే ఆ పుస్తకంలో చెప్పిన విధానంలో ఏంటంటే, ముక్కలు, ముక్కలుగా కట్ చేసి నూనెలో వేయించాలి అని రాశారు. నే <chuckles> నేను ముక్కలుగా కట్ చేసి, అవి <coughs> 2 మినిట్స్ వేయించాలి అంటే, నేను డీప్ ఫ్రై చేసేసానన్నమాట. లిటరల్లీ ఒక 8-10 మినిట్స్ మంచిగా ఆహ్, నల్లగా అయ్యేంత వరకు చేశాను. అది తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్ పేస్టు, టొమాటో పేస్టు ఇలాంటివి మిక్సీలో వేసేశాను. దాంట్లో ఏం ప్రాబ్లమ్ లేదు. నాకు మిక్సీ వాడడం ఈజీగానే వచ్చింది. తర్వాత ఒక బానలిలో పెట్టేసి, ఆ పేస్టు, ఈ పేస్టు అన్నేసేసి, ఆహ్, కొంచెం లాస్ట్‌కి పనీర్ ముక్కలేసేసి ఉప్పు, కారం వేసేశాను. అంతే. అదే కర్రీ నాది. అయితే ఆహ్, నేను చేసిన మిస్టేక్స్ చెప్తాను. ఒక మసాలా కర్రీ చేసేటప్పుడు చాలా నెమ్మదిగా కుక్ చేసి ఆయిలనేది సెపరేటవ్వాలి. వాటర్ పోసాక అంత సేపు ఉడికించాలి దాన్ని. అప్పుడే కుక్ అయినట్టన్నమాట. ఆహ్, లేదంటే నీళ్లు, నీళ్లుగా ఉంటే ఉడకనట్టు మసాలా. అయితే ఆహ్, ఆ ఆ పనీర్ ముక్కలు కూడా ఫుల్‌గా అంటే ఎలా అంటే, మనం ముట్టుకుంటే మెత్తగా ఉండాలి పనీర్ ముక్కలు. అదేంటంటే మొత్తం పకోడీలాగా గట్టిగా కరకరలాడిపోతూ గట్టిగా అయిపోయాయి. ఓవర్ ఫ్రైయయ్యి. అయితే మా నాన్నొచ్చాడు. మా నాన్న, మా అమ్మ కలిసొచ్చారు. అయితే ఫస్టు మా నాన్నేంటంటే, మధ్యలో 2 అవర్స్ దొరుకుతుంది లంచ్ టైమ్‌లో. ఆహ్, తిని, పడుకొని మళ్లీ వెళ్లాలి ఆఫీసుకి, ఫైవ్ థర్టీ, సిక్స్‌కి అలా టీ తాగేసి. అయితే ఎక్కువ టైమ్ వేస్ట్ చేయకుండా, ఫాస్ట్ ఫాస్ట్‌గా తినేసెళ్లి పడుకున్నారు. నేను పెట్టాను. తినేసారు మొత్తం కర్రీ అంతా. <chuckles> అయితే మా మమ్మీ వచ్చింది. చీర మార్చుకొని, అంతా రెడీ అయ్యేసి, "తిందామా?" అన్నది. సరే అని నేను, మా మమ్మీ పట్టుకున్నాము. అయితే మాకు బ్యాకప్పు టొమాటో పప్పుండేది. ఇంకోటి. అయితే ఆహ్ <chuckles> లేదు, లేదు, లేదు. మా మమ్మీ చేసింది అదొక మంచి పనన్నమాట. ఎందుకంటే, ఇది ఒక్కదాన్నే నమ్ముకుంటే మేము పస్తులుండేవాళ్ళము. <chuckles>
పనీర్. ఆహా! ఆ! అవునండి, అవునండి. హ్మ్. ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. ఆహా! ఆహా! హుహు. ఓహో! ఓహో! హ్మ్. హ్మ్. హ్మ్. ఓహో! హుహు. ఓహో! హ్మ్. ఓహో! హ్మ్. హ్మ్. హ్మ్. ఓహో! ఓహో! హ్మ్. ఓహ్! హ్మ్. హ్మ్. ఓహో! అది కూడా మీరు చేసారా? బ్యాకప్‌లాగా? హ్మ్. హ్మ్. అవును. అవును. అనుమానం వస్తుంది. నాకు కూడా ఇలాంటి, ఇలాంటి డౌటొచ్చింది. కానీ అడిగితే బాధపడతారు అని నేను అడగలేదు. అంతే. ఇంకేం లే.
<giggles> లేదు, లేదు. ప మా మమ్మీ అన్నది, "బాధ పడక్ ప బాధ పడినా పర్లేదు" అని. అసలు నాన్న ఎట్లా తిన్నాడో ఏమో! "ఈ పనీర్ ముక్కలు ఏంటి, ఇవేమనా అస్తికలా, పనీర్ ముక్కలా ఆహ్, మసాలా ఏంటి, మొత్తం స్మెల్లొస్తుంది. నీళ్లు, నీళ్లుంది" అంటే, నేను ఇంకా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను అండి. ఏంటంటే, స్టార్టింగ్‌లో అందరూ గిన్నెలు మార్చేసి, మొత్తం నల్లగా అయిపోయి బొగ్గులా చేస్తారు. నేను అట్లీస్టు అలా చేయలేదు అని సంతోషించి ఇంకా ఉప్పు, కారం కూడా చెక్ చేయలే. ఎందుకంటే నాకు కాన్ఫిడెన్స్. నేను కరెక్టే ఏస్తానని నాకు తెలుసు.
ఆ! ఆ! <chuckles> <chuckles> హ్మ్. హ్మ్. హ్మ్. అవునవును. అవును. ఆహ!
<giggles> ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నమాట అయితే అలా అయితే మా మమ్మీ తిని అసలు ఒక్క స్ ఒక్క ముద్ద తిని మా మమ్మీ మా డ్యాడీ లాగా ఆహ్, అడ్జస్ట్ అవ్వలేదన్నమాట. నచ్చితేనే తింటది. నచ్చకపోతే తినదు. సో ఖచ్చితంగా అదంతా చెరిపేసి ప్లేట్‌లో హాయిగా పప్పేసుకొని, కడుపు నిండా తినేసింది. తరవాత మా నాన్న లేచినారు. లేచి టీ తగు టీ తాగి రడీ అవుతున్నారన్నమాట. అయితే నేనం అడిగిన "ఏంటి నాన్న ఆహ్, అమ్మ బాలేదన్నది. నువ్వేట్లా దిన్నావు" అంటే "నువ్వు చెయ్యడమే అసలు పెద్ద విషయం." <chuckles>
ఆ! హ్మ్. హ్మ్ హ్మ్. హుహు. హ్మ్. హ్మ్.
యాహ్!
అవును. అంటే అందరూ అంటే ఇలాగే ఉంటారెందుకండి? ఆహ్, హ్మ్. కూతురు దెగ్గర అలా ఎందుకుంటారండి? మా నాన్నగారు కూడా అలాగే ఉండేవారు. <giggles> ఎప్పుడను ఆ!
ఆ! అలా చె అవునవును. అంటే కూతురంటే ఎంత అమితమైన ప్రేముంటదో ఏమో అసలు, "అసలు నువ్వు అది ఇంకా అసలు అసలు బొగ్గయిపోయినా కూడా నేను తినేవాణ్ణి. నువ్వు చె అంటే నేను నిన్ను ప్రోత్సహించడానికి నేను తినేశినాను. ఇన్ ఇలానే రోజు పెడతా గూ గూడ నేను తింటాను నాకు టేస్ట్ ఇంపార్టెంట్ గాదసలు." అంటే మా డ్యాడీ‌కంతే అండి. ఉప్పు, కారం లేకున్నా తినేసి ఎళ్ళిపోయేవాళ్ళు. <smacks lips> అంత ఏదో ఫుడ్ తిన్నామా అంటే తిన్నాం అన్నమాట. అంత పర్టిక్యులర్‌గా ఇది తక్కువయింది, అదెక్కువయింది అని వంకలు పెట్టే టైప్ గాదన్నమాట.
ఆహా! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హుహు. అయితే
సో అదొకటి అడ్వాంటేజ్. నాకలా గడిచింది, నా మొదటి వంట జ్ఞాపకం.
హ్మ్. మొదటి వంట జ్ఞాపకం అన్నమాట. అంటే ఎలా వండినా కూడా, తినగల అయితే న్ అంటే న్ ఎలా అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు కూతురు వంట అంటే తండ్రికి చాలా ఇష్టపడుతుంది. ప ఎవరికైనా అమ్మ చేతి ముద్ద ఇష్టం అనుకున్నాం కదా! మొదట. తండ్రి కూడా కూతురుని అమ్మలాగే చూస్తాడట. అందుకని <giggles> అమ్మ చేతి వంట కాబట్టి, ఇష్టపడిపోయింది నేను, అది లెక్క నేను కూడా అలాగే ఉంటానని రూమర్ ఉంది. అది నిజం కాదు. మీరు నమ్మకండి. తర్వాత <chuckles>
హుహుహు. అవునండి. ఆ! అలానే ఉంటారు. అది యూనివర్సల్ ప్రాబ్లమన్నమాట. ఫాదర్స్‌కెప్పుడు కూతురలంటే, అమితమైన ప్రేమ అన్నమాట. అయితే అది వేరే విషయం, మా అన్నయ్య అయితే ఒచ్చి మా మమ్మీ అన్న నార్మల్‌గా ఒక సెంటెన్స్‌లో జెప్పేసింది. ఆయన అయితే ఫోటో‌లు దీసుకొని, అసలు "ఇది ఎవడన్నా తింటాడా?" <chuckles> కుక్కలుకెస్తే కుక్కలు కూడ దినవు.
హ్మ్. <chuckles> ఆ! అయితే హ్మ్. హ్మ్. హ్మ్. <giggles> హ్మ్. ఆ! అమ్మ.
అని చెప్పి అబ్బా బాగా ఏడిపిచ్చాడు.
హుహు. సో, ఏం చేసినా మీ నాన్నగారు తిన్నారు. మీ మొదటి వంట అనేటువంటి సంతృప్తి అయితే మీకు ఉంది కదా! ఇప్పటికీ కూడా హ్మ్, మీరా మీరు చెప్పేటప్పుడు మీ మాటల్లో ఆ సంతోషం, ఆనందం అయితే నేను గమనించాను. అదే, మీరు మరి ఇలా వంట ఇప్పుడు చేశారు కదండీ! ఇలాగే ఎప్పుడైనా నే ఇంకొకసారి ఏమైనా కొత్త రకమైనటు వంటలు ప్రయత్నించడం గానీ, ఆహ్, అలాంటిది ఏమైనా జరిగిందా?
యాహ్! అవునవును. అవును. అవునండి. హ్మ్. హ్మ్. ఆ తర్వాతే మళ్లీ సేమ్ ఈనాడు పుస్తకమే. ఆహ్, ఇంకోటి కిచిడీ చేశాను. ఆహ్, గుజరాతీ కిచిడీ అని. ఆసారి అయితే నేనే మొత్తం కూరగాయలు కూడా నేనే తెచ్చుకున్నాను. క్యారెట్లు, బంగాళాదుంపలు అన్నీ అడిగారు. అందులో కావాల్సిన పదార్థాల్లో అన్నీ చూసుకొని, కరెక్ట్‌గా లిస్ట్ రాసుకొని తెచ్చుకున్నా. కొత్తిమీర నుంచి కరివేపాకు వరకు. తర్వాత మా మమ్మీ, మా డ్యాడీ సేమ్ యాజ్ యూజువల్‌గా అంటే ఇద్దరూ కలిసి వెళ్లేవాళ్లు. ఒక్కోసారి వర్క్‌కి ఆహ్, మధ్యాహ్నం 2కి వస్తారు. హ్మ్.
హ్మ్. హుహు. ఓహో! హ్మ్. అయితే ఈ ఈ కాదు, ఈ ప్రాసెస్‌లో మీకు అప్పటికి ఈ ఈ వంటకం చేసేటప్పటికి కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఏమైనా వచ్చిందా అండి వంట చేయడంలో? లేకపోతే అది ఫస్ట్ టైమ్ ఇది సెకండ్ టైమా? లేకపోతేని?
ఆ! వచ్చింది, వచ్చింది. ఆ! ఫస్ట్ టైమ్ ఇది సెకండ్ టైము అంత ఏమి ఎక్స్పీరియన్స్ రాలే. కాకపోతే ఆహ్, నేను చాలా మనసు పెట్టి చేశానన్నమాట ఈసారి. అంటే అప్పుడు ఏంటంటే ఉప్పు, కారాలు కూడా చెక్ చేయలేదు కదా! ఈసారి ఉప్పు, కారాలు చెక్ చేసి సరిగ్గా ఆహ్, వాళ్లు చెప్పిన దానికి ఒక రైస్, ఒక కప్ రైస్‌కి 2 కప్పుల డు రా వాటరేసి ఉప్పు చూసి ఆహ్, బియ్యమేసి కూరగాయలేసి ఏదో కిచిడీ లాగా చేశాను. ప్రెషర్ కుక్కర్‌లో 3 విసిల్స్ పెట్టమన్నారు, పెట్టాను. బాగా అయింది. రైస్ కుక్ అయింది. అసలు ఆరోజు అయితే ఎంత సంతోషమో! ఇద్దరూ తిన్నారు. మా మమ్మీ కూడా మెచ్చుకుంది ఆరోజు. బాగుంది, బా అయింది అని చెప్పేసి. అసలు నేను తిన్నాను. నాకు నచ్చింది. పర్సనల్‌గా కొంచెం చిల్లీస్ ఎక్కువ అయ్యాయన్నమాట. కారంగా అనిపించింది. బట్ స్టిల్ ఆహ్, అసలు చా ఆ ఆ సెకండ్ టైమ్ కూడా అంత బాగా చేయడం అనేది గ్రేటే కదా! ఏ ఏ ఫెయిల్ లేకుండా. సో, అలాని ఆ ఆ కానీ ఇప్పుడు నేనైతే ఆహ్, అంటే మా మమ్మీ లెవెల్‌కి రాలే గానీ ఇంకా మంచి కుక్ అన్నమాట. నా వంటలంటే చాలా ఇష్టం మా ఇంట్లో వాళ్లకి. హ్మ్ ఎమ్ స్పెషల్స్, వెరైటీస్ కూడా ట్రై చేస్తుంటాను. యూట్యూబ్ ఉన్న ఉన్న ఉండడం వల్ల కొత్త కొత్త రెసిపీస్ కూడా నేను ట్రై చేయడం జరుగుతుంది. ఆహ్, నాకు బండి ఉందండి, టూ వీలర్. నాకు ఏదైనా వంటకం చేయాలనిపిస్తే దానికి కావాల్సిన పదార్థాలు ఏ ఒక్కటి లేకున్నా స్వతహాగా వెళ్లి కొనుక్కొని తెచ్చేసి హ్యాపీగా స్ ఆ! నేనే తేచా తెచ్చేసి ట్రై చేసి వాళ్లకి సర్‌ప్రైజ్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం. చాలా మంచి హాబీ అన్నమాట ఇప్పుడు నాకది.
అంతేనా? ఆహా! ఓహ్! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓహో! హ్మ్. హుహు. అవునండి. హ్మ్. అవునండి, అవునండి. ఆ! హ్మ్. హుహు. హుహు. ఆ! ఆ! ఆహా! స్వయంగా హుహు. హ్మ్. హ్మ్, మరో మరో చిన్న సందేహం ఈ ప్రాసెస్‌లో నాకు. హ్మ్.
హ్మ్, చెప్పండి.
అంటే ఇప్పుడు మీరేదైనా వంట చేసినప్పుడు గనుక ఎవరైనా గానీ, మీ ఇంట్లో గానీ, మీకు తెలిసిన మీ చుట్టాలు, మీ బంధువులు ఎవరైనా మీరెవరికైతే పెడతారో, వాళ్లు ఆ వంట చూడగానే ఏంటిది అన్నారనుకోండి, మీరెలా ఫీల్ అవుతారప్పుడు?
హ్మ్. తిని చూసి చెప్పమంట. "ఏంటి? చూడగానే జడ్జ్ చేయొద్దు. ఫస్ట్ తినాలి. నచ్చకపోతే అప్పుడు చెప్పు" అని చెప్తాను.
ఆహా! ఆ! అంతేనా? అహ! అంటే హ్మ్, ఆహ్, మామూలుగా ఇది బాగుంటుంది అని మరి పూర్తిగా మీరు సర్టిఫికేట్ ఇవ్వలేరా దానికి, హ్మ్. వంటకి?
అంతే మరి! సీ ఎవరి ఎ ఎవరి టేస్ట్ వాళ్లదండి. కొన్ని సార్లు ఏంటంటే, కొంతమందికి క్రిస్పీనెస్ ఉండేవిష్టం. స్నాక్స్, ఆయిలీ స్నాక్సు, కొంతమందికి అవి ఇష్టం ఉండవు. ఎవరి పెర్స్పెక్టివ్ వాళ్లకుంటది కదా! సో, మా ఇంట్లో అయితే నేను రీసెంట్‌గా ఆహ్, <chuckles> మ్యాగీ సమోసా చేసినానన్నమాట. ఆహ్, ఏంటంటే అవునండి, మ్యాగీ మిశ్రమం అంతా చేసేసి ఒక కడాయిలో పక్కన పెట్టేసుకోవాలి. మ్యాగీ ప్రిపేర్ చేసి, ఓకే. అయితే ఈ గోధుమ పిండితో షీట్స్ లాగా, అంటే సమోసా షేప్‌లో కట్ చేసుకుంటూ ఆహ్, సమోసాను అతుక్కుపెట్టే క్రమంలో మామూలుగా మనం పొటాటోది మిశ్రమం ఎస్తాం కదా, ఆలు సమోసాలో. ఆ ఆలు బదులు స్ ఆ మ్యాగీని ఒక స్పూన్ తీసి పెట్టేస్తాం అన్నమాట. మళ్లీ ఎడ్జెస్ అంతా సీల్ చేసేసి, ఫ్రై చేయడమే డైరెక్ట్ ఆయిల్‌లో. అయితే అవి వేడిగా ఉన్నప్పుడే తినాలి అన్నమాట. మనము క్రిస్పీగా తినేసరికి ఆ సమోసాని ఆహ్, ఆ బైట్‌లో పైన క్రిస్పీ ఉంటుంది, లోపల
చాలా చక్కగా ఉంటది హ్మ్. అవును. ఆ! హ్మ్. మ్యాగీ సమోసా? ఆ! ఆ! ఆ! హ్మ్. అవునవును. ఓహో! హ్మ్. ఆ! హ్మ్. ఎందుకలమండి అది?
ఆ!
తినలని, తినగలం మామూలుగా వేడిగా తినగలమా అది? వేడిగా ఉన్నప్పుడు?
మరీ వేడిగా అంటే ఆ! తినగలము. లోపల మ్యాగీ అనేది వేడిగా ఉన్నప్పుడే బాగుంటది. అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు మా వాళ్లయితే. ఆహ్, అంటే చాలా డిఫరెంట్ కాంబినేషన్ అన్నమాట. చు అంటే వినడానికి కొంచెం వియర్డ్‌గున్న తినడానికి మాత్రం చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. అంటే ఎప్పుడూ రొటీన్‌గా మనం తినే సమోసాల్లా గాకుండా, లోపలేమో మ్యాగీ పైన నేమో క్రిస్పీ క్రిస్పీగా న్ కొ మా వాళ్లు వా సాస్ యెసుకొని తింటారు. నాకు సాస్ అంతగా నచ్చదు. టొమాటో సాస్ వాళ్లు సాస్ యెసుకొని హ్యాపీగా అంటే మాకు ఓపెన్ కిచెన్ అన్నమాట. ఇక్కడ కిచెన్‌లో చేస్తుంటే, అక్కడ డైనింగ్ టేబుల్ వాళ్ల మీద కనిపిస్తుంటారు. ఓపెన్‌గా పెద్ద బో బొక్కలాగా ఉంటది మధ్యలో. సో, అక్కడ చూస్తుంటే మనకు తెలుస్తది కదా వాళ్లు ఎంత ఎంజాయ్ చేస్తున్నారని. సో, ఇంకొంచెం ఉత్సాహం ఉంటదన్నమాట చేసేటప్పుడు. వాళ్లకి నచ్చింది అన్నప్పుడు ఇంకా బాగా చేయాలనిపిస్తది. సో నేనలా ఇప్పుడైతే చాలా బా చేస్తున్నాను వంటలు.
హ్మ్. హుహు. ఊహు. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకేకే. అవును. హుహు. హుహు. ఆహా! ఓహ్! హ్మ్. ఓకేం. ఓకే. అంటే మీకు గుర్తున్న మొదటి వంట జ్ఞాపకం తర్వాత, పాపం మీ నాన్నగారు మీ మీద అభిమానంతో అది తిన్నటువంటి విధానం కూడా చక్కగా మీరు చెప్పారు. కాకపోతే ఆయన మీ వంట తిని మెచ్చుకున్నందుకు మీరెంత ఆనందపడ్డారో కూడా మీ మాటల్లో నాకు కనిపించింది. మీతో మాట్లాడినందుకు చాలా ఆనందంగా ఉందండి. ధన్యవాదాలండి
హ్మ్. ధన్యవాదాలండి.